ఆ! మంచి రిసెర్చ్ చేశారన్నమాట.
మంచి ఆ! దాని తర్వాతర్థమైయింది నాకు. అసలా అజినోమోటో అనే దాని గురించే నాకు తెలీదు. వాళ్ళు టేస్టింగ్ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, "ఆ! ఏముందిలే టేస్టింగ్ సాల్ట్" అని చెప్పేసి అనుకోని వాళ్ళు అడిగినంత తెప్పించేవాడినన్నమాట. ఎక్కువెక్కువ వాడేస్తా ఉన్నారు. ఆహ్, జనాలందరూ కూడాను, "ఆ! బావుంది. సూపర్ ఉంది. మీ దగ్గర అసలు క్యా చాలా బాగుంది" అని చెప్పేసనుకుంటా తింటా ఉన్నారన్నమాట.
హ్మ్. ఓకే. హ్మ్. అంటే దాని వల్ల నాకు నష్టం అంటారా? లాభం అంటారా?
ఖచ్చితంగానండి నష్టమే. అది చిన్న పిల్లలు తిన్నా గాని, పెద్దవారు తిన్నా గాని
ఆ! అంటే రుచి రుచి పెరుగుతు మరి కస్టమరు ఫీడ్‌బ్యాక్ గూడా రుచి పెరిగిందని చెప్పారు గదా మరి బావుందని!
రుచి పెరుగుతుంది. దాని వల్లనే టేస్ట్ పెరుగుతుంది. ఒక కెమికల్‌ని ఇప్పుడు పంట దిగుబడనేది ఇప్పుడు మీరు చూసుకోండండి, పంట దిగుబడి న్యాచురల్‌గా ఏసిన ఎరువులకి ఎక్కువుంటదా? లేకపోతే కెమికల్‌కి ఎక్కువుంటదా?
ఆ! ఆహహా! ఓకే. అంటే ఇక్కడ రుచిని మనం కావాలని తయారు జేయట్లేదన్నమాట. నిజంగా రుచిగా వండట్లేదు వీళ్ళు. ఆ యొక్క రుచి
అర్థమవుతుందా? అహా! ఆ టేస్ట్ అనేది ఆ టేస్ట్ అనేది వాళ్ళు ఏసే కెమికల్, ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది ఒక కెమికల్ లాంటిది. అది నిదానంగా జనాలందరిక్కూడాను తింటే కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతయి. కొంతమందికి ఇలాగ లివర్‌లు ప్రాబ్లమ్ అవుతయి.
కెమికల్ లాంటిది. అది వేసి ఆ! న్యాచురల్ టేస్ట్ రాకుండా చేస్తున్నారన్నమాట.
నేనది అరికడదాం అని చూసేసరికి జనాలందరూ కూడాను, నీ దగ్గర టేస్ట్ బాలేదని చెప్పేసనన్నారు. ఇంకా అలా అలాగా రోజు రోజుకి క్షీణించిపోయిందన్నమాట. అంటే నేను చేసిన తప్పు వల్ల కూడాను, వాళ్లకు నచ్చింది పెట్టుకుంటా పోతే పోయేది అనిపించింది నాకైతే మాత్రం.
అయ్యో! నిజంగా. అంటే ఈ రోజులలో ఎలా ఉంది అంటే ఆర్గానిక్
"నేను వాళ్ళ గురించి ఆలోచించి నేను తప్పు చేశానా?" అని చెప్పేసి అనిపించిందన్నమాట నాకైతే మాత్రం.
ఆ! నిజంగా. అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మ్స్ అని, అవ్వని నిజంగా ఏదో ఉత్తి అందివ్వాలే మంచి ఆరోగ్యం అని చూస్తే, చాలా వరకు గూడా నెగెటివిటీయే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటది.
అదే కదా! ఇక్కడ నా విషయంలో మాత్రం అదే జరిగింది మొత్తం అంతా కూడాను.
ఎక్కడా ఆ! ఎక్కడ హైజిన్ లేనటువంటియి ఈ ఎక్కువగా ప్రమోట్ అవుతూ ఉంటాయి చాలా వరకు కూడా.
ఫుడ్ ఇన్స్పెక్టర్ గూడా వచ్చి నోటి మీద చెయ్యేసుకోని ఎళ్లిపోయాడండి ఆయన. ఏం మాట్లాడలా. అంత నీట్‌గా మెయింటైన్ చేశాను లోపల.
వావ్! నిజంగా.

ఆహాహా! ఓకే. ఓకే. బావుంది.
అది. ఇప్పుడు రొట్లు కొట్టిన తర్వాత దాని లోపల న బటర్ నాన్స్, గార్లిక్ నాన్స్ అయన్నీ కొడతారు గదండీ! లోపల బట్టి లోపల. ఆ! అయన్నీ అతుక్కోవాలన్నా ఆ హీట్ అనేది ఉండాలన్నా గానీ ఆ కుండ లోపల ఖచ్చితంగా ఆ వేడనేది ఆపాలనమాట ఆ బట్టి.
అవునవునవును. అవును. హ్మ్. నిజం.
అర్థమయిందా? అయితే ఆ దాని గురించని జెప్పేసని ఇయన్నీ కూడాను లోపల ఫిల్లింగ్ అనమాట. స్టఫింగు మొత్తం అంతా గట్టిగా చేసేసి దానిపైన మల్లా ఆ కుండనేది కనపడకుండా దాని పైన ఇంకొక గ్రానైట్ రాయేసేసాం అనమాట.
చాలా బాగుంది.
అసల చూస్తే అదసలది తందూరి బట్టిలాగానే ఉండదనమాట అంత నీట్‌గా ఉంటదది. చాలా ఎక్సలెంట్‌గా ఉంటదనమాట చూట్టానిక్కూడాను అంత హై క్లాస్‌గా చేసాం దాన్ని.
ఓకే. <chuckles> అలా చేశారనమాట. వావ్! వావ్! సూపర్బ్! అంటే మీరూ మీరు ప్రతీది కూడా మీరు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్నీ కూడా మీరు చేపిచ్చారనమాట దగ్గరుండి.
హ్మ్. అలాగా అంటే అ! చేయించాను. ఇంకొక హైజినిక్ థింగ్ చెప్పనాండి? మాకక్కడ బాయనేదొకటుందనమాట. ఆ బాయి నుంచే వాటర్ వాడితే ఖచ్చితంగా అది హార్డ్ వాటరైతది.
చెప్పండి. ఓహ్! అన్ నీళ్ళ బావి. ఆ!
ఓకేనా! ఆ హార్డ్ వాటర్‌తోటి వంట చేసాము అనంటే పనికి రాదనమాట. ఆ హార్డ్ వాటర్‌తోటి క రైస్ కలర్‌ గానీ అవన్నీ కూడాను మారిపోతాయి మొత్తం అంతా.
అంటే ఇది ఉప్ ఉప్పుది ఉప్పు శాతం ఎక్కువుంటుందా బావి నీళ్లలో?
అవును. అంటే ఉప్పు శాతమనేదేం ఎక్కువ లేదు గానీ టీడీఎస్ లెవెల్ కూడా చాలా తక్కువుంది. 15 లోపే ఉందనమాట దాంట్లో వాటరు. కాకపోతే ఏంటి, బాయి నీరు అనేసరికి అది చాలా పురాతనమైన బావనమాట.
ఆ! ఓహ్! అది చి

రెస్టారెంట్ మొత్తం.
వావ్! సూపర్బ్. ఓకే.
హ్మ్. అంటే జనాల మీద ఎవరి మీద పడదు గాని అంతవరకు నించొని ఫోటోలు దిగడానికి కానీ అది కొంచెం సీనిక్‌గా ఉంటది అంతా కూడాను.
అంటే కొంచెం దూరంలో దగ్ మరి అంత దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లాగ.
కొంచెం. అంటే జనాలు అంటే ఆహ్, ఆది సేఫ్టీ మెజర్స్ తీసుకొనే చేశామనమాట అంతా.
వావ్! చాలా బావుంది. ఆ!
ఆ! ఇంకా లోపలి కెళ్తే మాత్రం కిచెను. కిచెన్ మొత్తం కూడాను స్టెయిన్లెస్ స్టీల్ ఐటెమ్ ఏదన్నా కానీ. ఎక్కడ కూడాను ఐరన్ అనేది పెట్టకుండా మొత్తం అంతా కూడా స్టెయిన్‌నెస్ స్టీలే వాడానంత.
ఓకే. అంటే ఎందుకంటారు? దీని వల్లేమన్నా ఉపయోగం ఉందంటారా? దీనికి స్టెయిలు స్టీలు మాత్రం తీసుకోవడం?
కచ్చితంగా ఉంది. ఐరన్ అనేది నీకూ క్లీన్ చేసుకోడానికి కానీ దానికి దీనికి పనికి రాదు మీకు ఐరన్ అనేది. స్టీలు అనేది స్మూత్‌గా ఉంటది. ఐరన్ అనేది ఏంటి అనంటే దాని మీద మడ్డనేది పట్టేస్తదనమాట.
ఓహ్! ఓకే. ఓకే ఓకే.
తుప్పు పట్టడం, మడ్డి పట్టటం అయన్నీ కూడా జరుగుతా ఉంటది. స్టీలు ప్రతిరోజు కడిగినా గాని పాడవదది.
హ్మ్. అంటే మన్నిప్ అంటే ఇది లాంగ్ లాస్టింగ్ కాదంటారా? ఆ! లాంగ్ లాస్టింగ్ ఉన్న ఓకే, ఓకే.
లాంగ్ లాస్టింగ్ ఉంటది. అది ఆయిల్ పడిన గాని దాన్ని శుభ్రం చేసుకోవడానికి కొన్ని కొన్ని లిక్విడ్‌లు వాడేస్తే శుభ్రంగా పోయిద్దనమాట. నేను చెప్పా కదండి ముందలే మీకు. ఏంటి నేను ఒకవేళ కనుక పెడితే ఖచ్చితంగా రెండు పూట్ల కడగాలి. దాన్ని హైజినిక్‌గా మెయింటైన్ చేయాలి అన్న ఉద్దేశం తోటి నేను స్టార్ట్ చేస్తన్నాను. హ్మ్.
అవును. హైజీన్‌గా ఉండాలి. హైజీన్‌గా ఉండాలి అని. నిజంగా. అవునవును.
ఉన్న వాళ్ళకు కూడాను మనుషుల వాళ్ళకు కూడాను ఆళ్లందరికీ చెప్పాననమాట. అంటే ఇక్కడ మనుషులది కూడాను మ్యాటర్ ఒకటుంది. నేను మనుషుల్ని పెట్టుకునే ముందల ఒక వ్యక్తిని ఎవరైతే ఉన్నారో, అంటే నేను తినటానికి యెళ్ళానని చెప్పా గదా! ఇంతకు ముందల. మా చుట్టుపక్కలున్న రెస్టారెంట్‌లో, ఒక వ్యక్తిని నేనక్కడ కలిసాననమాట.
హ్మ్. అవునూ. అవును.

ఓకే.
ఆ చేయించేసినదాన్ని మొత్తం అంతా అది సదరం చేసేసుకున్నాం. దాంతోటే సదరం చేయించేసుకొని, నీట్‌గా మొత్తం అంతా కూడాను, క్రోక్లైనర్ పెట్టి, ఒక రోడ్ రోలర్ పెట్టి తెప్పించేసి, ఒకసారి తొక్కించాం అన్నమాట. మొత్తం అంతా సదరం అయిపోయింది నేలంతా గూడాను.
హ్మ్. ఓకే. మీ మీరు చూ‌జ్ చేసుకున్న స్థలము ఆహ్, మీరెంపిక చేసుకున్నటువంటి స్థలము సాధారణంగా ఇప్పుడు ఏదన్నా ఒక హోటల్ మంచిగా రెస్టారెంట్ గాని బాగా నడవాలంటే దాన్ని అది మీరు చూజ్ చేసుకునే స్థలం గూడా చాలా ఇంపార్టెంట్ గదా. అసుంటె మీరు ఊరి ఎక్కడ మంచి ప్లేస్ ఎలా, ఎలా ఫైండ్ అవుట్ చేశారు?
అది. ఎంత వరక్కావాలో బిల్డింగ్ అంత వరకుంచుకున్నాం మేము. ఎదండి? ఖచ్చితంగాను. మంచి ప్లేసనంటే, ఊరు లోపలే పెడదాం అని చెప్పేసి అని అనుకున్నాము. కానీ హైవే మీదైయితే ఇంకా బాగుండేది అనిపిచ్చింది నాకైతే. మరినేను తీసుకున్న దానికి. హ్మ్. ఒక థీమ్ అనేది అనుకున్నాను నేను ర రెస్టారెంట్‌కి మాత్రం. ఫస్ట్ అసలకి, అసల ఎలా బిల్డ్ చేసాం అనేది చూడండి ఒకసారి. ఒక థీమ్ అనేది అనుకున్నాను. అంటే ఒక వాటర్‌ఫాల్ థీమ్‌తోటేళ్దాం అని చెప్పేసని. అంటే రెస్టారెంట్ లోపల అడుగు పెట్టంగాల్నే వాటర్‌ఫాల్స్ అనేది ఒకటి ఉంటది అన్నమాట.
ఆ! ఆ! నిజంగా అదే. అవును. అవును. ఓహ్! ఆ! చెప్పండి. వావ్! చాలా బావుంది ఐడియా.
ఆ! అక్కడ దాని ఎదురు గార్డెన్ సిట్టింగ్. ఆ వాటర్‌ఫాల్స్ ఎదురుగ గార్డెన్ సిట్టింగ్. లోపల కూడాను వాటర్‌ఫాల్స్ అనేది పెడ్డం జరిగింది.
ఓకే. వావ్! నైస్. ఆవ్ సూపర్బ్.
ఏసీ డైనిన్ ఏదైతే ఉందో, ఆ ఏసీ డైనిన్‌లో కూడాను వాటర్‌ఫాల్స్ పెడ్డం జరిగింది ఇక్కడ.
నిజంగా ఫ్యామిలీస్‌తో వచ్చినప్పుడు గాని, అదొక డిఫరెంట్ కొన్ని మంచి ఎక్స్‌పీ‌రియన్స్ అవుతుంది కదా! ఇలాంటి రెస్టారెంట్స్ ఉంటే.
వైబ్ అనేది చా చాలా బాగుంటదండి. మొత్తం అంతా కూడాన. ఆ సౌండ్ అనేది, ఆ వాటర్ సౌండ్ అనేది, నీట్‌గా పైనుంచి కింద పడతా జారులాడతా.
ఆ! అంటే నిజంగా వాటర్ గూడా వాటర్ గూడా ఫ్లో అయ్యేలాగా చేసారన్నమాట మీరు.
ఆ! మొత్తం అంతా కూడాను. వాటర్ పడతా ఉంటది అంతా.

అవును. ఇలాగ పలానా నేను రెస్టారెంట్ పెడదామనుకుంటన్నాను. నాకు స్టాఫ్ కావాలి, దొరుకుతారా అని చెప్పేస‌ని. ఖచ్చితంగా ఇస్తానండి నేనని చెప్పేసనాయన తీసుకొచ్చారు.
హ్మ్. ఓకే.
ఆయన ఇంతవుతుంది, అంతవుతుందని చెప్పేసనన్నారు. ఇంతవుతుంది, అంతవుతుంది నేనెవ్వరికి కూడానూ రూపాయి కూడా అడ్వాన్సివ్వను. కావాలంటే, మాస్టర్‌లకు మాత్రమే నేనడ్వాన్సిస్తానని చెప్పే‌సని మాస్టర్‌లకిచ్చాను, ఒకా దెగ్గిర, దెగ్గిర ఎంత ఒకా, ఆయన ఎనిమిది మందో, తొమ్మిది మందో మాస్టర్లు కావాలని చెప్పేస‌నేశారు కోట్.
మరి ఎలాగా అడ్వాన్స్ లేకుండా ఎలా వస్తారు?
కిచెన్ చూసి.
నిజంగా అంటున్ మాస్ట్ అంతమంది మాస్టర్స్ అవసరం బడతారా రెస్టారెంట్‌కి?
తర్వాత తెలిసిందీ. అహా! ప్రస్తుతానికి అంటే, ఇక్కడ నాకు తెలీదు కదా! ముందల నాకు అంతమందవసరమవుతారా అని చెప్పేసనేదానికి. అనుభవం లేకా అంతమందికడ్వాన్సులిచ్చేసాననమాట. వారేంటీ లోపలా, ఈ తందూరీకి ఒకా సపరేట్‌గా ఒకటుంటదనమాట మొత్తం.
ఆ! అంటే, అనుభవం లేకా వాళ్ళు తీసుకున్నారనమాట. ఆ!
తందూరి బట్టీ అనంటారు దాన్ని.
ఆ! ఆ! అంటే, ఈ మట్టీ మట్టీతో తయారు జేసినటువంటి బట్టీ అనమాట.
అవును. ఆ కుండ, పెద్ద కుండనమాటది లోపల. అది కొనుక్కురావాలి ఫస్టెళ్ళి. ఆహ్, అయ్యి మేవూ స్టీల్‌ది తీసుకొస్తే అది పాడైపోద అంటే, దగ్గర దగ్గర 30000-50000 అలా చెప్పారది స్టీల్‌దడిగితే.
ఓహ్! ఆ! కానీ స్టీల్ మీదంత రుచి రాదు కదా!
ఇక్కడా మేము తయారు జేయించుకుందామనుకున్నాము. ఆ తయారు చేయించుకునే క్రమంలో, ఒక మట్టి కుండ కావాలి మాకు. నేను మా ఊరుల్లో ట్రై జేశాం, దొరకలా. పక్కనా ఊరుల్లో ట్రై జేశాము, దొరికింది. దొరికిన తర్వాతా ఇలా వెళ్ళి మొత్తం తీ ఆయనకి ఆర్డరిచ్చేసి వచ్చిన తర్వాత, దాంట్లోకి ఏవేమి సామాన్లు కావాలనేది గూడా చూడండి, ఒకా
హ్మ్. ఆ!